సాధారణంగా మనం ఎక్కడైనా తెలిసిన ఫంక్షన్స్‌కి వెళ్తేనే, చాలా అందంగా కనిపించాలి అనుకుంటాం కదా! అలా ఎప్పుడైనా, ఎవరికైనా తెలియని వ్యక్తులని కలవ కలవాలన్నా లేకపోతే ఎక్కడికన్నా ఇంకా ఇంటర్‌వ్యుస్‌కి లేకపోతే ఇంకెక్కడైనా మంచి వాళ్ళని కలవాలి అన్నా, మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటారూ? వాళ్ళకి మిమ్మల్ని చూడగానే ఎలాంటి ఇంప్రెషన్ రావాలి అనుకుంటారు?
అవును. <giggles> వ ఫస్టు అలాంటి స్పెషల్ పర్సన్స్ కానీ, అలా వెళ్లాలనుకునేటప్పుడు మాత్రం ఒకటికి పది సార్లు అద్దం ముందు చూసుకుంటానండి.
హ్మ్. హ్మ్. <chuckles> ఓకే.
ఆ! అంటే ఫస్టు మనం ఇచ్చే ఇంప్రెషనే కదా వాళ్ళకి మాక్సిమం ఉంటుంది.
హ్మ్. అవునవును.
అంటే ఇదంటారు యాక్చువల్లి డొ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కానీ చాలా మంది అదే చేస్తారు.
కానీ, ఇలా కూడా అంటారు కదా! ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ థ బెస్ట్ ఇంప్రెషన్ అని కూడా అంటారు.
అవును రెండూ కాంట్రాడిక్టరీ. <giggles> అయితే ఎక్కువ మంది కూడా ఫస్టు మనం చూసే విధానంనే వాళ్ళ మైండ్‌లో ఎక్కువుంటది.
అవును. హ్మ్.
ఎస్పెషల్లీ ఇంటర్‌వ్యులో ఒకవేళ మన మేనేజరే ఇంటర్‌వ్యూ తీసుకుంటున్నారనుకోండి, అంటే హెచ్ఆర్ కాకుండా మేనేజర్ తీసుకుంటున్నారనుకోండి, మన వస్త్రధారణ కానీ, మన బిహేవియర్ కానీ, దాన్ని బట్టే వాళ్ళు అంచనా ఏసుకొని తర్వాత మనం సెలెక్ట్ అయిపోయి లోపలికి వెళ్ళినా కూడా మనతో మాట్లాడే విధానం దాని బేస్డే ఉంటుంది.
హ్మ్. ఓకే.
అర్థమైందా? అంటే, కొంచెం హడావిడి, హడావిడిగా ఉన్నాం అనుకోండి, ఆహ్, తను మనల్ని కొంచెం లెక్క చేయకుండా, కొంచెం అంటే మనకు సరిగ్గా చెప్పకుండా, ఇలా ఉంటుంది. అదే మనం పర్ఫెక్టు, ప్రొఫెషనల్‌గా ఉన్నామనుకోండి, వాళ్ళు మనకి వాల్యూ అనేది ఎక్కువిస్తారు.
హ్మ్. అవునవును. ఇంక చాన్స్ కూడా లేదు. అంటే "వీళ్ళు సరైన వాళ్ళు కాదు." అంటానికి కూడా వాళ్ళకి చాన్స్ లేదు.
అవును. అంటే, మనం ఇచ్చే వస్త్ర దానం అంటే, మనం ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుందనమాట. అలా చేసుకోవాలి.
అంటే, ఎలా ఎలా రెడీ అయితే, అలా అవుతుంది అంటారు?
ఇంటర్వ్యూస్‌కనుకోండి నేనేం చేస్తానంటే, ఆహ్, మళ్ళీ ఈ పూలు గాని, లేకపోతే డాట్స్ గాని, అలా ఏం లేకుండా ప్లెయిను కావాలనుకుంటే సన్న లైన్సుండేయి సెలెక్ట్ చేసుకుంటా షర్టు.
ఓకే.
అందులోనూ బ్లూ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. లైట్ బ్లూ.
హ్మ్.
లైట్ బ్లూ ప్రిఫర్ జేసి అంటే, నా స్కిన్ టోన్‌కి అది మాచవుతుంది యాక్చువలీ.
ఓకే.
ఓకేనా. అదొకటి సెలెక్ట్ చేసుకొని, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షర్టు, బ్లాక్ బెల్టు.
ప్యాంటంటే? రకరకాలుంటాయి కదా! జీన్స్ అని, లేకపోతే ఈ టాన్ జీన్స్‌లని, అట్లా ఏది ప్రిఫర్ జేస్తారు ఎక్కువగా?
ఫార్మల్. లేదు. ఇంటర్వ్యూ‌కి అగన్నీ ఏసుకొనెళ్తే, సెక్యూరిటీ వాళ్ళు కూడా రానివ్వరు కొన్ని. <chuckles> అందుకే
<giggles> అంటే, ఏమేసుకెళ్తారు మరి మీరు ఇంటర్వ్యూ‌కి?
ఈ ఫార్మల్ ఫ్యాంట్సేసుకెళ్తాండి.
ఓకే. అంటే, ఫార్మల్స్‌లో బ్లాకు.
కొన్ని ఐటీ కంపెనీస్‌కెళ్ళేటప్పుడైతే గనక నార్మల్‌గా జీన్స్ ఏసుకొనెళ్ళిపోవచ్చు. స్పోర్ట్స్ షూస్ ఏసుకోవచ్చు కానీ, నేను మోస్ట్‌లీ అక్కడికి కూడా కొద్దిగా ఫార్మల్‌గా వెళ్ళడానికే ట్రై జేస్తున్నా.
హ్మ్. ఓకే.
హ్మ్. అది కొద్దిగా ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తంది. ఇలాగ కాకుండా కొంచెం
ఓకే. అంటే ఇప్పుడు, డ్రెస్సింగ్ ఓకే. అంటే లుక్స్ లుక్‌వైస్‌గా ఎలా ఉండాలంటారు?
హ్మ్. ఆహ్, కొంచెం నీట్‌గా షేవ్ అది చేసుకొని ఆ! ఏది ఎడిషనల్ హెయిర్ అలా ఏమి లేకుండా ఆహ్, క్లీన్‌గా ఉండి అండ్ హెయిర్ కూడా, మనం అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మనం జర్నీ చేస్తాము. సో నేను కొంబ్ గూడా చిన్నది పాకెట్ కొంబ్ మెయి‌న్‌టైన్ చేస్తాననమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
సో అక్కడికెళ్లి, అక్కడ ఏదోక చిన్న అద్దం ఏదో ఒకటి ఉంటుంది కదా! అక్కడా రెడీ అయిపోతాను.
హ్మ్, అద్దం లేకపోతే? <giggles>
అద్దం లేకపోతే ఊహించుకోవడమేనండి. ఆ! ఓకే. చేతుల్ చేతులతో తడుముకొని అలా అలా అలా చేసేయడమే. <chuckles>
ఓకే. అయితే ఇప్పుడు ఇంటర్‌వ్యూకి వెళ్ళాలి అంటే చక్కగా ఫార్మ్‌లో ఆహ్, ఫార్మల్లో వెళ్ళాలి అన్నారు. లేదు, ఎవరైనా తెలిసిన వ్యక్తిని, లేదు అంటే ఇంకా ఎవరు అసలు తెలియకుండానే ఫస్ట్ టైమ్ కలవాలి, ఎక్కడో ఒకసారి మాటల్లో పరిచయము, చూపుల్లో ఇదే ఫస్ట్ టైమ్ అనుకునే వాళ్ళని కలవాలంటే ఎలా వెళ్తారు?
అవును. <chuckles> ఇది జరిగింది నాకు.
హుహు.
ఆహ్, యాక్చువల్‌గా ఏం జేశానంటే, ఆహ్, కొద్దిగా ప్రపోజల్ టైప్‌లో ఉందన్నమాట. మొత్తం ఆన్‌లైన్‌లోనే పరిచయం నాకు.
ఓకే.
హ్మ్. అయితే ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. తనకి కూడా ఆల్మోస్ట్ నా నేనంటే ఇంట్రెస్ట్ అనేసి, అంటే మనకు కొన్ని తెలుస్తాయి కదా! వాళ్ళు మాట్లాడే విధానం.
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే కొంచెం ట్రావెల్ చేసారు కాబట్టి, మాటల్లో మీకర్థమైంది.
అవును. సో, ఏంటంటే, తనకి వైట్ కలర్ అంటే ఎక్కువ ఇష్టమనమాట.
ఓకే.
వైట్ షర్ట్ తీసుకున్నాను. అది చిన్ని చిన్ని డాట్స్ ఉంటాయి దాని మీద, బ్లాక్ డాట్సు సో, అదొకటి తీసుకొని, ఫుల్లుగా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని దాన్ని ఆహ్, కొంచెం మడతేసుకొని వెనక్కి
ఓకే. హ్మ్.
దానికి తగ్గట్టుగా ఒక జీన్సు ప్లెయిను బ్లాకు
హ్మ్. హ్మ్.
అది తీసుకున్నాను. అంటే నాకు కొంచెం బ్లాక్ ఎక్కువ ఇష్టము, <giggles> అందుకననమాట. సో తనకిష్టమైన వైట్ షర్టు, నాకిష్టమైన బ్లాక్ ప్యాంటు ఏసుకొని, ఆహ్, కొద్దిగా వుడ్‌ల్యాండు చెప్పులుంటాయి కదా! అవొకటేసుకొని వెళ్ళాను. ఆహ్, లైట్ ఆర్నమెంట్స్ అవి వేసుకొని
ఓకే. హ్మ్. వావ్! ఓకే. వాచు గట్ర ఏమి లేవా? అంటే కొంచెం వాచు ఆభరణాలట్లా ఏమి పెట్టుకోలేదా?
ఆ! అవి లైట్‌గా పెట్టుకున్నాను, వాచ్ ఒకటి పెట్టుకున్నాను, మెడలో సిల్వర్‌ది ఒకటి చైనొకటేసుకున్నాను.
హ్మ్. ఓకే.
<giggles> కొద్దిగా అలా నీటుగానే మళ్ళీ ఇట్ ఇక్కడ కూడా నేను ట్రిమ్మింగ్ ప్రిఫర్ చేసే వ అంటే, కంప్లీట్ షేవ్ కాకుండా, ట్రిమ్మింగ్ చేసుకున్నానన్నమాట జీరో.
హ్మ్. హ్మ్. ఓకే.
ఒక చిన్ని చిన్ని డాట్లు డాట్లుగా కొద్దిగా మ్యాన్‌లీ‌గా కనపడతాను అనిపిచ్చింది నాకు. అంటే నేను <chuckles> ఆహ్, కొద్దిగా నన్ను నేను అద్దంలో చూసుకుంటా ఉంటాను గదా! అలా అనిపిచ్చి అలా జేసుకున్నానన్నమాట.
ఓకే. <chuckles> ఓకే. నైస్ మిమ్మల్ని చూడగానే ఎలా రియాక్టయ్యారు?
షేప్ అది చేసుకొని వెళ్ళాను. ఆ! అంటే నార్మల్‌గా ఫోటోస్‌లో చూసి కొంత ఐడియా అనేది ఉంటుంది వాళ్ళకి.
హ్మ్.
కానీ ఆహ్, ఫస్ట్ చూసినప్పుడు మాత్రం
మీకు మీరు మీరు చూసి ఎలా రియాక్టయ్యారు? అంటే మీరు ఫస్ట్ టైమ్ అంటున్నారు గదా! మీకు గూడా ఫస్ట్ టైమా లేకపోతే ఫోటోస్ చూసారా?
హ్మ్. ఆ! ఫోటోస్‌లో జస్టూ ఆహ్, అది ఏంటంటే సైడ్ ఇమేజెస్ ఇలా ఉంటాయండి. ఆ ప్రొఫైల్ పిక్చర్స్‌లో క్లారిటీ ఉండదు ఆళ్ళు <chuckles> అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఫోటోలే పెట్టారో లేపోతే ఏ మలయాళం సినిమానో, లేపోతే వేరే సినిమా హీరోయిన్‌ని బెట్టారో గూడా తెలియలా నాకు.
ఓకే. <giggles> ఓకే. అయితే మొత్తానికి ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్సే. ఇద్దరికి గూడా.
హుహు. ఎప్పుడు అడగలేదన్నమాట. ఆ! అవును. అవునవును.
హ్మ్. ఓకే.
సో నాకైతే మాత్రం నిజంగా చాలా అంటే చూడంగాల్నే ఆహ్, బాగా నచ్చారన్నమాట. ఆ
హ్మ్. అంటే అంటే ఇప్పుడు నచ్చడం అంటే తను ఎలా రెడీ అయితే మీకు నచ్చారు? అంటే లైక్ ఇప్పుడు కొన్ని కొన్నుంటాయి గదా! చిన్నప్పటి నుంచి మీ అమ్మని చూసింటారు, లేకపోతే మీ చెల్లిని చూసుంటారు, ఇలా ఏది ఎలా ఆహ్, ఎలా అనిపిచ్చింది చూడగానే? అంటే మంచి హోమ్లీగా, ట్రెడిషనల్‌గా అట్లా అనిపిచ్చిందా?
నేను కూడా ఆల్మోస్ట్ హ్మ్. చెప్పండి. అవును. ఆ! కొంచెం ట్రెడిషనల్‌గాను హోమ్లీగా కూడా <giggles> ఉన్నారండి. అయితేనేంటంటే నేనెలాగైతే వైట్ షర్టు తనకిష్టం అని చెప్పి ఏసుకెళ్ళానో. తనేంటంటే నాకు ఆరంజు ఇష్టమనమాట
ఓకే. హ్మ్.
సో తను ఆరెంజు చుడిదారేసుకొని, ఆ చున్నీ నాకేంటంటే కొద్దిగా ఒక సైడికి వేసుకుంటే నచ్చుతదన్నమాట. అది ఒక స్టైలుంటుంది. బేసికల్‌గా, రెగ్యులర్‌గా ఏసుకోరు. చాలా తక్కువ మందేసుకుంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
తను ఎగ్జాక్ట్‌గ నేనయితే అది చెప్పలేదు. కానీ తను ఎగ్జాక్ట్‌గా అదే ఏసుకుంది. నాకదే అక్కడే ఆశ్చర్యం వేసింది.
ఓకే. వావ్! హ్మ్.
<giggles> అంటే నాకెలా అయితే నచ్చుతదో ఆల్మోస్ట్ అలాగే డ్రెస్ అప్ అయ్యి వచ్చిందన్నమాట.
హ్మ్. ఓకే. వెరీ నైస్ మరి మీరు కూడా అలాగే వెళ్లారు కదా! ఆహ్, అటు నుంచి రియాక్షన్ ఏంటి?
హ్మ్. అండ్ ఇంకోటేం అవును. తనైతే ఫుల్లు స్మైలీ ఫేస్‌తో అంటే, ఆల్మోస్టు ఫెయిర్ అండ్ లవ్లీ యాడో లేకపోతే <giggles> ఏదన్నా యాడ్‌లో ఒక ఫేస్‌లో చిన్న గ్లో ఉంటది చూసారా! ఆ గ్లోతో చూసింది నన్ను.
<chuckles> హ్మ్. ఓకే.
<chuckles> సో, వర్త్ వర్మ అనిపిచ్చింది <giggles> నాకు ఆ ప్రిపరేషనంతా కూడా. <chuckles>
<chuckles> అబ్బో! వెరీ నైస్. ఆ! నెక్స్టు ఇంకా? ఇంకంతే మాట్లాడుకొని అయిపోయిందా?
ఆ తర్వాతేముందండి కలిసి కొంసేపు మాట్లాడుకున్నాం.
హ్మ్.
హ్మ్. మాట్లాడుకొని రెస్టారెంట్ దగ్గర కలిసామన్నమాట. సో, ఆహ్, ఫుడ్డది తీసుకొని ఆ తర్వాత, ఇక బై, బై చెప్పుకొని, ఏ ఎవరి దారి వాళ్ళు యెళ్ళిపోయామన్నమాట.
ఓకే. వెరీ నైస్. అయితే ఇప్పుడిలా గూడా అయిపోయింది. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళిపోయారు ఎంచగ్గా. నైస్. అయితే ఆహ్, కొన్ని, కొన్ని ఫెస్టివల్స్ గాని, లేకపోతే ఆహ్, ఫంక్షన్స్ గాని ఉంటాయి గదా ఇంట్లో, ఫంక్షన్స్‌కి ఎలా రెడీ అవ్వాలనుకుంటారు?
అవును. ఆ! అవునండి. ఫంక్షన్స్‌కంటే కొన్ని, కొన్ని ఆహ్, అంటే మనకి డ్రెస్ కోడ్‌లాగా ఎలా అంటే, మా కజిన్సుంటారు. కజిన్సందరూ కలిపి, ఒకే రకమైన దుస్తుల్ని ధరించాలని చూస్తామన్నమాట.
<clears throat> హ్మ్.
హ్మ్. ఇంతకుముందు చిన్నప్పుడైతే మరీ దారుణంగుండేది. ఒకే రకమైన కాదు, ఒకే డ్రెస్సేసుకునే <giggles> వాళ్ళం అనమాట. అంటే ఒక పెద్ద ఆహ్, ముక్క తీసుకొని దాన్ని మాకు ఆహ్, ముక్కలు ముక్కలుగా చేసి షర్ట్‌లు అవి చేసేవాళ్ళు. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే కొద్దిగా బ్యాండ్ మ్యాళం బ్యాచ్‌లాగా ఉండేవాళ్ళమన్నమాట ఒకే రకంగా.
హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఒకే బిట్‌లో కొంచెం, కొంచెం తీయించుకొని ఎవరి సై‌జ్‌కి తగ్గట్టు వాళ్ళు స్టిచ్ చేయించుకునేవాళ్ళు.
హ్మ్. అవునవును. <giggles> మా తాతయ్య అలా చేపిచ్చేవాళ్ళు.
ఓకే. ఓహ్! ఓకే. అంటే షర్ట్సా లేకపోతే పైజామాలా? లేకపోతే ఇంకేంటి?
అప్పుడు చిన్నప్పుడైతే, షర్ట్, ఫ్యాంటేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే కనక ఆహ్, ఎక్కువ ఈ కుర్తాలు అవి ప్రిఫర్ జేస్తున్నాం కొద్దిగా స్టైలిష్‌గా ఉంటున్నాయి.
అంటే సేమ్ ఒకేలాగా? లేకపోతే, కలర్ చేంజన్న అన్న ఏమన్నుందా?
ఆ! అంటే ఫార్ పెట్ అయితే కుర్తాలే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొ కలర్‌లో ఉంటారు. డిజైన్స్ అయి మారిపోతాయి.
ఓకే. ఓకే. మరి పండగలప్పుడు?
పండగలప్పుడైతే గనక ఎతికే ఆహ్, సిట్యుయేషన్ బట్టండి. కొన్ని, కొన్ని ఇప్పుడు మనం ఊర్లో ఎళ్ళాల్సిన పండగలైతే గనుక మేమక్కడికెళ్ళి, ఈ పంచలు అవి కూడా కట్టుకుంటా ఉంటాం.
హ్మ్. ఓకే. అంటే పండగలప్పుడు
ఎస్పెషల్లీ గుడికెళ్ళాలి అన్న అలాంటి సమయం అయితే గనక.
ఒకోసారి మనం గుడికెళ్తాం గదా! ఏదైనా గుడికెళ్ళినప్పుడు ఆహ్, ఇలా ఎళ్తే బావుండు, ఎవరైనా చూడగానే నేను నచ్చేయాలి, అలా అనుకున్నారా ఎప్పుడైనా?
అవును. ఆ! గుడికెళ్ళేటప్పుడైతే అలా అనుకోనండి. కొద్దిగా మనల్ని లోపలికెలౌ చేసి, అలా ఉంటే చాల్లే అనుకుంటాను నేను.
<giggles> అంటే నచ్చేయాలి అంటే, లైక్ ఎలాగంటే, ట్రెడిషనల్‌గా వెళ్ళాలి అనుకుంటారా? లేకపోతే, నార్మల్‌గా ఎప్పటిలాగే గుడికెళ్ళాలనుకుంటారా?
అహా! లేదు. లేదు. ట్రెడిషనల్‌గానే వెళ్దాం అనుకుంటాను. అక్కడికి కూడా యాక్చువల్‌గా కొద్దిగా అమ్మాయిల్ని ఉన్న అ అమ్మలొస్తా ఉంటారు గదా! సో, వాళ్ళకి నచ్చిన కొద్దిగా అమ్మాయిల్నిస్తారు కాబట్టి, ఆ ఉద్దేశంతో కూడా <chuckles> మంచిగా రెడీ అవుతానన్నమాట.
హ్మ్. హ్మ్. <giggles> ఓకే. అంటే మొత్తానికి ఎలాగంటే కొంచెం పద్ధతిగా వెళ్తారు, గుడికి మాత్రం.
ఆ! పద్ధతిగా వెళ్తాను. కొంచెం చూడంగాల్నే కొద్దిగా రాముడు మంచి బాలుడు అన్న ఇంప్రెషన్ రావాలన్నట్టుగా వెళ్తాను. <chuckles>
కొన్ని, కొన్ని ప్లేసెస్‌కి అబ్బో! నైస్. కొన్ని, కొన్ని సార్లు ఏంటి అంటే, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తాము. ఇక్కడొకలాగుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సడెన్‌గా కొన్ని, కొన్ని ఆహ్, డ్రెసింగ్ స్టైల్ గానీ, కొంచెం మాట తీరు గానీ, అన్నీ మారిపోతాయి కదా! అక్కడ అలా వాళ్ళకి తగ్గట్టుగా మీరు కూడా మీ స్టైల్‌ని మార్చేసుకుంటారా? లేకపోతే, అలాగే నార్మల్‌గా ఎప్పుడు ఎలా ఉంటారో, అలాగే ఉంటారా?
అవునండి. అవును. లేదు. లేదండి. నాకు నేను ఎలా అనిపిస్తానంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే, వాటర్ అనుకోండి. ఇప్పుడు మంచి నీళ్లున్నాయి, దానికొక షేపంటూ ఉండదు.
హుహు.
మీరు ఒక చిన్న బాటిలు పట్టుకుంటే దాని షేప్‌లోనే ఉంటది. లేదూ ఒక కూజాలో పట్టుకున్నారనుకోండి ఆ షేప్‌లోకి వెళ్తది గదా!
ఓకే. అబ్బో! <giggles> ఓకే.
<giggles> సో, నేను అలాంటి ప్రవర్తననే ఎక్కువ ప్రిఫర్ జేస్తానన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కొద్దిగా హడావుడి క్యారెక్టర్‌ల దగ్గరికెళ్ళాననుకోండి, నాలాంటి పర్సన్ దగ్గరికి నేను కూడా ఆల్మోస్టు అదే వైబ్రేషన్ ఇస్తా ఉంటానన్నమాట అదే హడావుడితో.
హ్మ్. <giggles> ఓకే.
అలాగే ఏ భాష దగ్గరికెళ్తే ఆ భాషలోనే మాట్లాడడానికి, ఆ యాసలోనే మాట్లాడడానికే ప్రిఫర్ జేస్తాను నేను.
ఓకే. అంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఒ కొన్ని కొన్ని స్లాంగ్సు డిఫరెంట్‌గా ఉంటాయి కదా! వాళ్ళ ఊరు భాష అలా ఉన్నప్పుడు కూడా మీరట్లా మాట్లాడగలతారా మరి?
అవును. ఆ! అంటే అట్లీస్ట్ నేను ముందుగానే ట్రై చేస్తానండి ఆటోమేటిక్‌గా. అంటే నేను కావాలని చేయను. ట్రై చేస్తాను. ఒకవేళ కొన్ని సార్లు ఏం జరుగుతదంటే ఆ యాస మనకి సరిగ్గా రాక కొంచెం వాళ్ళని ఏదైనా ఇమిటేట్ చేస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తా ఉంటది గదా!
ఆ! నిజమే, నిజమే. అలా ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయిందా?
హ్మ్. ఆ! ఒక్కసారి యాక్చువల్‌గా శ్రీకాకుళం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, నేను నేను కొద్దిగా అలాగే మాట్లాడడానికి ట్రై చేశాను.
హ్మ్.
ఆ! "ఏంటి బాబాయ్ ఏంటి కామెడీ జేస్తన్నావా" అన్నాడు. <giggles> అనంగాల్నే ఆ! నన్నన్నాడు అంటే నేను వాళ్ళలాగా మాట్లాడ్డానికి ట్రై జేస్తంటే అన్నాడన్నమాట.
హ్మ్. అంటే మిమ్మల్నన్నారా? హ్మ్. ఓకే.
ఆ! అనంగాలనే ఇక ఎందుకొచ్చిందిలే మళ్ళీ ఫీలవుతాడేమో అన్నట్టుగా నేను నార్మల్‌గా మాట్లాడ్డం స్టార్ట్ జేశానింక.
<chuckles> ఓకే. అయితే కొన్ని కొన్ని సార్లు ఏంటి అంటే ఆ మనల్ని ఎవరైనా స్టేర్ చేస్తున్నారని మనకి తెలిసిపోతుంది. అంటే మన లుక్ వైజ్ గాని లేకపోతే ఏదైనా గాని, ఒకళ్ళు మనల్ని అబ్‌జర్వ్ చేస్తున్నారు అని తెలిసిపోతుంది గదా! అప్పుడు మీరెలా స్పందించేవాళ్ళు? అంటే మాట్లాడుతుంది సడెన్‌గా ఆపేసేవాళ్ళా? లేకపోతే అసలు మీ రియాక్షన్ ఏంటి? ఒకళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అంటే?
అవును. అవునండి. అంటే, చూస్తూ ఉంటే మాక్సిమం ఇప్పుడు నన్ను చూస్తున్నారంటే అమ్మాయిలే కాబట్టి నేను కూడా చూడ్డానికే ట్రై జేస్తాను.
<chuckles> ఆహా! అమ్మాయిలే కాదండి ఎవరన్నా చూడచ్చు ఒక బామ్మగారు చూడచ్చు, ఒక తాతగారు చూడచ్చు.
అబ్బో! <chuckles> అలా అయితే గనక నేను పెద్దగా పట్టిచ్చుకోను. అమ్మాయిలు చూస్తుంటే ఏవన్నా కొద్దిగా నేకూడా చూడ్డానికి ట్రై జేస్తాను. <giggles> అది కూడా ఐమూలగా అంటారు జూసారా డయాగ్నల్‌గా, అలా చూస్తామన్నమాట. ఇప్పుడు మామ్మగారు అలాగా అంటే మా నానమ్మ అప్పుడప్పుడు కొంచెం నెను మంచిగా రడీ అయితే అలాగే చూస్తా ఉండేదన్నమాట.
<laughs> <laughs> హ్మ్. ఓకే. హ్మ్. <giggles> ఓకే. అప్పుడేమనేవాళ్ళు?
<chuckles> అప్పుడు నేను దెగ్గరికెళ్లి నీ దిష్టే తగిలేలా ఉందని జెప్పి నన్ను నేను దిష్టి తీసుకొనొచ్చేవాడిని.
ఆహా! అయితే ఎవరైనా చూస్తేనేమో ఊరికే మీరు కుడా అలా చూస్తారు. నానమ్మ గారు చూస్తేనేమో దిష్టి తగులుతుంది అంటారా గుర్తుంచుకుంటారు ఇవన్నీ, ఏదోక రోజు చెప్తారన్నమాట. <giggles>
అవును. ఆ! <chuckles> గుర్తుండనివ్వండి పర్లేదు అంటే ఏం లేదండి అదొక ప్రేమ అన్నమాట. ఆళ్ళు ఏంటంటే బా రడీ అయ్యావు‌రా అని చెప్పేసి అలాగ చూస్తా ఉంటారు కదా!
అవునవును. <clears throat> హ్మ్.
అందుకని జెప్పి నవ్వుత నవ్వులాటలకి అలా అంటాను. దె నాది ఆ నీ దిష్టే తగిలేల ఉంది.
అవునవును. నిజంగానే వాళ్ళకి వాళ్ళకేంటంటే అదో సరదా అన్నమాట. మనల్ని అలా చూస్తూ స్టేర్ చేస్తూ భలే ఉన్నవే రోజులా కంటే కొంచెం అందంగా ఉన్నావు. అది ఇది అంటూ కొంచెం కొంచెం ఒచ్చి రాని ఇంగ్లీష్‌లో చిన్న చిన్న పదాలు సూపర్ అంటం. ఇలా చాలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ బావుంటాయి.
అవును. అదే. <giggles> ఆ! అది కూడా అప్పుడే సినిమాలో ఏదోకటి రిలీజ్ అయిందనుకోండి ఆ డైలాగులుతో పొగుడుతా ఉంటారు. <giggles>
హుహు. మీకెప్పుడైనా జరిగిందా?
ఆ! అలాంటియి కూడా జరిగినియి. అప్పుడప్పుడు హీరోలు ఆహ్, అదే ఆ ఏదో అంటారు గదా! హీరోయిన్‌ని చూసి ఆ జలక్‌లా ఉన్నావు లేకపోతే ఇలాంటియి అంటావుంటారు గదా. అలాంటియన్నీ మా తాతయ్య, మా నానమ్మ, మా అమ్మ, నన్ను జూసి అనేవాళ్ళన్నమాట. అంటే కొంచెం అందంగా రడీ అయితే.
ఓహ్! అమ్మబాబోయ్! ఓకే. హుహుహు. వెరీ నైస్ అండి. అయితే మీరు ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలో ముందుగానే ప్లాన్ జేసుకుంటారు. ఇంటర్‌వ్యూ‌కి లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్‌ని గలవడానికి, రిలేటివ్స్ ఓకే మీరైతే మంచి ప్లాన్‌లోనే ఉన్నారు మొత్తానికి. బావుందండి అది అలాగే
<chuckles> హ్మ్. సిచ్యుయేషన్‌ని బట్టి. అవునండి. కొన్ని కొన్ని సార్లు మాత్రం మరీ కంఫర్టబుల్‌గా బ బయట వెళ్లి తిరగాలనుకున్నప్పుడు, నేను ఫ్రీ‌గా క్యాజువల్‌లో ఆహ్, నాకు నచ్చినట్టు ఉంటాను. మిగతా టైమ్‌లో అంతా కొద్దిగా మంచిగా రెడీ అయ్యి ఇంప్రెషన్ కొట్టేద్దాం అనే చూస్తాను.
సందర్భాన్ని బట్టే రడీ అవుతారు మిగతా టైమ్‌లో మాత్రం.
అవును. హ్మ్.
వెరీ నైస్ అండి. అలాగే కంటిన్యూ జేయండి ఇవి ఫ్యాషన్ స్టైల్‌ని ఎవరు ఎలా రడీ అయితే నచ్చుతారో అలాగే ఉండండి. చాలా బావుంది మీతో మాట్లాడ్డం ధన్యవాదాలండి.
తప్పకుండా. నాకు కూడాను, నాకు కూడా బా నచ్చిందండి ధన్యవాదాలు.